నిజమే అండి. నిజమే. నిజంగానే అట్లాగా ఉ ఇంక చెప్పేవాళ్ళున్నారంటే గొప్పనే అండి ఇంట్లో వాళ్ళ గురించి, డబ్బుల గురించి
నిజంగా అండి. ప్రతి ఒక్కళ్ళు అవును. ప్రతి ఒక్కళ్ళేంటంటే మనం పలక, బల్బం పెడతామన్న ఒకవేళ ఆలోచనొచ్చి, మీరేం ప్రాక్టీస్ చేసారో మాకెట్లా తెలుసిద్ది? పుస్తకంలో ఉండాలి, కంటి కంటికి కనపడాలి ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు. మా ఫిజిక్స్ టీచర్ అంతేనండి బాబు! "మీరేం చేసారు యాక్టివిటీ బొమ్మలు గీసినయి, ప్రాక్టీస్ చేసినయి ఒక్కోటి 10 సార్లు గీయండి, 20 సార్లు ఇవ్వండి, పుస్తకంలో కనపడాలి" అలా చెప్పేవాళ్ళు. ఇగ పుస్తకాలు పుస్తకాలైపోయాయండి బాబు! కాని, మాస్టర్ గారు మాత్రం మాకు నిజంగా అండి చదువుతో పాటు ఎన్ని జీవిత సత్యాలు, గుణపాఠాలు, నేర్పించారంటే అమ్మో!
హ్మ్. అవును. హ్మ్. హుహు. ఓహ్! <giggles> ఓకే. ఆ! నిజమే అండి. నిజమే. ఆ ప్రభావం అనేది మీ చదువు మీద, పని మీద ఆచరణలోను కనిపించిందా అండి? మీకు అంటే తేడా తెలుస్తుంది గదా! హ్మ్.
అన్నిటిలో అండి. ప్రతి దాంట్లో. జీవితంలో ప్రతిసారి అన్నం వదిలేయాలనిపిస్తే ఆయనే గుర్తొచ్చేవారు. ఆయన పేరు కూడా రామచంద్ర సారు. నాకు ప్రతిసారి అమ్మో! రామచంద్ర సారు ఇట్లా చెప్పారు కదా! నా మనసుకి అనిపిస్తూనే ఉండిద్దండి. అసలు ఏ రోజు కూడా అన్నం వదిలేయాలన్న రేపు నా పిల్లలకి కూడా, అరె! అన్నం వదిలేయకూడదురా! ఇట్లా రా ఇట్లా నేను ఆయన చెప్పినయన్నీ ఇక లాస్ట్ దాకా చెప్తు ఉంటా పిల్లలకి. మేమింత కష్టపడుతున్నాం కదా! డ్యాడీ పొద్దునెళ్లి సాయంత్రం వస్తున్నారు. నీ లంచ్ బాక్స్ కోసమూ నువ్వట్లా చేయొద్దు, ఇట్లా చెయ్యద్దు అని ప్రతి ఒక్కళ్ళికి ప్రతిసారి చెప్తూనే ఉంటా. వాళ్ళు టిఫిన్ తినకపోయినా, ఎక్కువ ఎక్కువ కాస్ట్‌లీ బొమ్మలడిగిన కానీ, ఎందుకు నాన్న? ఉపయోగం ఏముంది ఆ బొమ్మలతో అది, ఇది దాని బదులేదైనా స్నాక్స్ కొనుక్కోండి. అలా చెప్తా తప్ప అస్సలేది కూడా అండి, నిజంగా! ఆయన చెప్పింది నాకు బాగా గుర్తుండిపోయినాయి. డబ్బు విలువ గానీ, ఇలా మనుషులతో అంటే ఆహారం నియమాలు, మనం డబ్బు అనేది ఎలా ఆదా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి ప్రతిది అండి. ఇలాంగే స్కూలప్పుడు
ఓహో! ఓకే. ఆహా! హ్మ్. ఓకే. హ్మ్. వీళ్ళకి చెప్తు. నిజమే. హ్మ్. నిజమే. హ్మ్. హ్మ్. ఓకే. <giggles> అదే కదా! హ్మ్. హ్మ్. అదే అదే. అదే కాక మనకంటూ ఉంటారు చిన్నప్పుడు మనం ఏం నేది నేర్చుకున్నామో పెద్దయ్యాక కూడా అయ్యే చేస్తూ ఉంటాము అని చెప్పి. ఆ!
అది మాత్రం వాస్తవం అండి అసల. అదే మీ ఇప్పుడు స్కూలు అప్పుడు ఇంత మంచిగా చెప్పారు కదా! సేమ్ అండి ఇంటర్మీడియేట్‌లో మాత్రం ఎవరు అంత దగ్గరగా కూర్చొని, చెప్పి, విలువలు నేర్పించిన వాళ్ళెవరు లేరు. కానీ, ఒక ఫిజిక్సు టీచరుండేవాళ్ళు ఆయనేంటి అంటే క్లాస్ రూమ్‌లో గొడవ చేయొద్దు, అనే విషయానికి చాలా రకాలుగా చెప్పేవాళ్ళు. టీచరనే వాళ్ళు ఎంత కష్టపడి ఇక్కడ నించొని చెప్తున్నారో! మీకు తెలీదా? మేమెంత గొంతు చించుకొని చెప్తున్నాము, మాకు ఆరోగ్యం దెబ్బతిన్న పర్లేదు మీకోసం చెప్తున్నాము. కామ్‌గా ఉండండి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎలా సైలెంట్‌గా ఉండాలో ఎందుకు సైలెంట్‌గా ఉండేవాళ్ళో, ఇలాంటివి చెప్పేవాళ్ళు. తిరిగి ఎదురు ప్రశ్న వేయకుండా, ఎదురు సమాధానాలు చెప్పకుండా ఇలా రకరకాలుగా ఆయన చెప్పేవాళ్ళండి. ఇదంతా ఇదంతా కొంచెం అంటే ఇంటర్మీడియేట్‌లో మాత్రం చాలా తక్కువేనండి గురువు గార్లు దగ్గరుండి నేర్పించింది. ఇంజినీరింగ్‌కెళ్లాక మాత్రం ఆ!
హ్మ్. హ్మ్. హుహు. ఓకే. హుహు. ఓకే. హుహు. ఓకే. హుహు. ఓహో! హుహు. ఓహో! ఆ! అంటే 2 సంవత్సరాలే ఉంటారు కదా! ఇక వాళ్ళు కూడా పెద్దగా మనకి కనెక్ట్ అవ్వరు కూడా ఇంట‌రులో.
అది నిజమేనండి. ఫ్రెండ్స్ గానీ, స్నేహితులు, ఎవరు కూడా మనకి కనెక్ట్ అవ్వరు టీచర్లు గానీ, ఎవ్వరూ. ఇంజినీరింగ్‌కి మాత్రం
ఆ! అయ్యేలోపులో ఇంటర్మీడియేట్ అయిపోతూ ఉంటుంది కూడా మనకి.